అది. ఆ టైటిల్ సాంగ్ వింటాను.
ఓకె. ఆహాహా! అంటే కొంచెం నార్మల్‌గా.
మన మన మన మెంటల్ మదిలో అనే సాంగొకటొస్తది. అట్లాంటి సాంగ్స్ వింటా. అలాంటివి వింటాననమాట బాగా ఆనందంగా ఉంది. అవును.
హ్మ్. హ్మ్. విన్నానండి నేను కూడా. ఆ! కొంచెం చక్కగా హ్మ్. ఆనందంగా జోష్‌గా మంచి మ్యూజికుండేవి వింటారు. మరి ట్రావెలింగప్పుడు ఒక్కొక్కసారి సోలోగా ట్రావెల్ చేయాల్సోస్తది. అలాంటప్పుడు మీ ప్లే లిస్ట్ ఎలావుండేది? ఎలాంటి సినిమా పాటలతో నిండిపోయేది?
అంటే చాలా అంటే ప్లే లిస్ట్ అన్నప్పుడు నాకు ఒక ప్లే లిస్ట్ ఉందండి. అంటే ఒకటి క్యూరేట్ చేసి పెట్టుకున్నాను. అదే వింటాననమాట. అందులో అన్నీ ఉంటాయి మెలోడీ ఉంటయి, సాఫ్ట్ సాంగ్స్ ఉంటయి, బీట్ సాంగ్స్ ఉంటయి. 'పవన్ కళ్యాణ్' గారి పాటలుంటయి అన్నీ ఉంటయి.
ఓహ్! హ్మ్.

ఆ! కవ్వించిన పాటంటే అట్లేం లేదండి. కానీ, ఆహ్, ఏం చేస్తారంటే మా తమ్ముడు అంటే, అదొక ఫోక్ సాంగ్ 'మంగ్లీ' గారిది. అది. ఆ సాంగొచ్చినప్పుడు అది వాళ్ళిద్దరూ కలిసి అంటే, మా మమ్మీ, మా తమ్ముడు కలిసి దానికి చిన్నగా డాన్స్ యేసి నన్నె నన్ను జాయిన్ జేసుకునే వాళ్ళు కాదనమాట. వాళ్ళిద్దరే చిన్నగా. అంటే, ఏదో పెద్ద డాన్స్ అన్నట్టు గాదు, చిన్నగా స్టెప్పేసుకునే వాళ్ళు. వేసుకొని నన్ను జాయిన్ చేయగా ఆళ్ళు, ఆళ్ళా పాట పాడినప్పుడల్లా నాకు చిరాకొస్తదనమాట.
ఓకే. ఓకే. ఓహ్! వావ్! ఓకే. <chuckles> ఓకే. <chuckles> ఎందుకంటే, ఎప్పుడు మిమ్మల్ని డాన్స్ చేయమని ఫోర్స్ చేస్తూంటారు కాబట్టి.
ఆ! ఫోర్స్‌ అహా, నన్ను జాయిన్ చేసుకోరాళ్ళు. వాళ్ళిద్దరే ఏస్తారు. నేనొస్తానన్నా పా పా అంటారు. మేమే ఏసుకుంటామంటారు.
అయ్యా! అదేండి చక్కగా అందరేసుకుంటే, ఇంకా బావుండిద్ది గదా! అయ్యో! <giggles> అదే. అదే. మిమ్మల్ని ఆట పట్టిచ్చడానికి, మీ తమ్ముడు చేస్తారనమాట అయితే ఇలాగా.
అది జస్ట్ నన్ను ఏడిపిచ్చడానికమాట. అవును. అవును. అలాగ జేస్తూ ఉంటాడు.
మీరెప్పుడైనా పేరడి అంటారు చూడండి, అంటే ఒక సాంగ్‌ని లిరిక్స్ మార్చేసి ఆహ్, కొత్తగా క్రియేట్ చేయడం గాని, అలాంటిదెప్పుడైనా, ఏదన్నా పాటను ట్రై జేశారా?
ఆ! చాలా చిన్నప్పుడు చాలా ఒచ్చేయండి అంతే. ఆ! ఆ! ఉన్నదే, నమ్మవేమో గానీ, పక్కింట్లో బిర్యానీ అనుకుంటా పేరడీ సాంగ్స్ ఒకటి. ఇంకొకటి, అలా చాలా ఉండేయండి పేరడీ సాంగ్స్.
<chuckles> ఏవన్నా గుర్తున్నయా మీకు చిన్నప్పటియి? హా! అవునవును. నిజంగానే. చాలా. అవును. ఇప్పుడు పిల్లలకి అట్లా కొంచెం, కొంచెంగా సినిమా నాలెడ్జ్ కూడా దగ్గిపోతుందండి. ఎంత ఫోన్లు జూసుకుంటూ ఉంటున్నారు గాని, మనప్పుడు ఇలా పాటలు పాడుకుంటూ, మనకి మూడుకి తగ్గట్టు, ఆ! మనం మూడుకి తగ్గట్టు పాటని మార్చుకుంటూ రిఫ్రెష్ అవుతుండేవాళ్ళం. ఇప్పట్లో ఏం తెలియట్లేదండి వాళ్ళకి. మీరేవంటారు ఇది నిజమేనా? కాదా?
అవునండి. నిజమే. పేరడీలు చేసుకుంటూ ఉండేదసలా. ఆ! అవునండి. అవునండి. మీరు చెప్పింది నిజమే. ఖచ్చితంగా అండి. 100% నిజమసలా.
హ్మ్. వాళ్ళు కొంచెం, వాళ్ళు గూడా కొంచెం సినిమా పాటలు ఎలాగా ఉండాలి? ఏదన్నా మన మూడ్‌ని మార్చి, ఎలా మన ఆహ్, భావోద్వేగాల్ని మారుస్తాయని తెలుసుకుంటే బావుండేమో అనిపిచ్చిద్ది ఒక్కొక్కసారి నాకు కూడా.
అవును. ఇది కూడా ఒకటొచ్చింది గదండీ! పేరడీ, 'తిరగనన్న దూకుతా' అనుకుంటా.
ఆ! అది పాత పాట.